సాధారణంగా మనము ఉద్యోగరీత్యా మార్నింగ్ లేవగానే ఆఫీసెస్‌కి వెళ్తూ ఉరుకులు, పరుగుల జీవితం ఉంటుంది గదా! సో, రిమోట్ వర్క్ అంటే ఎక్కడినుంచైనా చేయొచ్చు కదా! సో మీరు మీకేది కంఫర్టబుల్‌గా ఉంది, అండ్ రిమోట్ వర్క్ ఒకవేళ వస్తే మీరు ఎలా మార్చుకుంటారు? ఏమైనా టిప్స్ చెప్తారా?
అలాగే అండి తప్పకుండా. యాక్చువల్‌గా నేను ఆహ్, రేడియో రంగంలో ఉన్నానండి, మీడియా ఎఫ్ఎం రేడియో రంగంలో ఉన్నాను. సో, మాకు ఏమైందంటే అండి కోవిడ్ ఆ టైంలో మమ్మల్నందరిని ఆహ్, రిమోట్ వర్క్, వర్క్ ఫ్రామ్ హోమ్ చేయమని చెప్పారు. సో, అప్పటినుంచి కూడా మా యాజమాన్యం ఏం చేసిందంటే, దాని తర్వాత కూడా వెనక్కి పిలవలేదు. ఆ! కంటిన్యూ చేసేయండి రిమోట్ వర్కెే కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో దాదాపు ఒక 4, 5 ఏళ్లుగా రిమోట్ వర్క్‌లోనే ఉన్నాను. ఆహ్, నేను మొదట్లో కొంచెం ఇబ్బంది అయినా తర్వాత తర్వాత ట్యూన్ అవుతూ కూడా దానికి అలవాటు చేసుకోవటం జరిగిందండి. అంటే హుహు.
ఓకె. ఓకె. హుహు. ఓకె. అయితే మీరు అక్కడ ఉన్న సెటప్ మొత్తం ఇప్పుడు మైక్స్ కానియండి, సౌండ్ ప్రూఫ్ అకాస్టిక్స్ గానియండి, ఆదంతా సెటప్ మీకు ఇస్తారా వాళ్ళు?
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అదే అండి. ఆ! అయితే ఏమైందంటే సౌండ్ ప్రూఫ్ అకౌ‌స్టిక్స్ ఇవ్వటం అనేది సాధ్యం కాదు. కానీ మిగతా సెటప్ అంతా ఇచ్చారండి, చిన్న కన్సోల్ ఆర్జే‌లకి మాత్రం ఇచ్చారు. నేను ఆర్జే‌ని కాను. ఆహ్, నేను ఓప ప్రోగ్రామింగ్ ప్ర హెడ్ అనమాట. అంటే నేను అందరిని సూపర్వైస్ చేసే టీమ్ లీడ్ అనమాట. సో కంప్యూటర్లు, సౌండ్ కార్డులు, మైక్‌లు, హెడ్‌ఫోన్స్ మిగతా ఆ పరికరాలన్నీ ఇచ్చారు. రూమ్‌నే మీరు అలాగా మార్చుకునేలాగా, మాకు కొంచెం బేసిక్ ట్రైనింగ్ లాంటిది గూడా ఇప్పించారన్నమాట. సో ఆహ్, అలా మేము, ఇది చేయటం నెమ్మది నెమ్మదిగా ఆహ్, దాంట్లోకి వెళ్ళటం జరిగిందండి. కానీ ఖచ్చితంగా ఇబ్బందులైతే ఉంటూనే ఉన్నాయండి మాకు మొదటి నుంచి కూడా. ఆహ్, రకరకాల ఇబ్బందులండి అంటే ఆహ్, ప డైరెక్ట్‌గా లైవ్ స్టూడియో అనుకోండి ఒకేలాంటి క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్కలాంటి క్వాలిటీ బయటకి వచ్చేది. సో అవన్నీను
ఓకె. హుహు. హుహు. ఓకె. హుహు. ఓకె. అవును. ఇంటర్నెట్ కనెక్ష‌న్, స్పీడ్ కావచ్చు. మెయింటైన్ చేసే ఎన్విరాన్మెంట్ కావచ్చు. యాహ్!
ఆ! అవును. అవును, అవునండి. సో దానివల్ల రకరకాల ఇబ్బందులు, పైగా సెలబ్రిటీలు మాకు స్టూడియోకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వసతి లేదు అలాగే మేము ఏదైనా ప్రోగ్రాం ఆహ్, ఏమంటారు చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు వాయిసెస్ ఒకేసారి కావాల్సి ఉంటుంది, అప్పుడేంటంటే ఒకటే దగ్గర నుంచి ఆ పని చేసినప్పుడు హ్మ్, ఇంప్రూవైజేషన్లు స్పాట్ ఇంప్రూవైజేషన్లు అప్పటికప్పుడు దాన్ని మార్చుకోవటం. ఎలా చేయాలి? ఎలా ఉండకూడదు? అని మేము డిస్కషన్ చేసుకొని చేయటం, ఇలా ఉండేది వాతావరణం. ఇప్పుడు ఆ వసతులన్నీ పోయి ఏదుంటే అదే ఫైనల్ లాగా ఆహ్, చేయటం జరుగుతోంది. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇక ఏం చేయలేం గదా! యజమాని ఏం చెప్తే అది వినాలి కదా! సో అలా నడుస్తోంది.
హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. సో, క్వాలిటీ పరంగా క్వాలిటీ తగ్గినప్పుడు, మరి మీ మీరొక జాబ్ చేస్తున్న మీరే ఇంత బాధ పడితే, మీ యజమాని కూడా అనిపించాలి గదా! సో తనెలా రియాక్ట్ అయి‌తారు?
హ్మ్. ఆ! దురదృష్టవశాత్తు వాళ్ళకి అనిపించటం లేదండి. అంటే నేను చెడుగా చెప్పకూడదు నైతికంగా. కానీ ఆహ్, ఇక తప్పదు అంటే చాలా సార్లు అనిపిస్తుందండి నాకు. అరే! <tsk> ఇది మిస్ అయిపోతుందే, ఇది క్వాలిటీ పోతుందే, ఇలా ఉండకూడదే అని చెప్పి. కానీ వాళ్ళకి ఏంటంటే అండి. వాళ్ళు ఆర్థిక లావాదేవీల పరంగా చూస్తే ఆఫీస్ నడపాలంటే ఎంతో ఖర్చుతో కూడిన పని మీకు తెలిసిందే. ఇంటర్నెట్, కరెంట్ ఆహ్, హ్మ్ ఆహ్, స రెంట్ ఫేస్ రెంట్ ఇవన్నీ అవునండి అవునండి ఇవన్నిటిని వాళ్ళు ఒక్క దెబ్బతోటి ఆహ్, తప్పించగలిగారు మాకు వర్క్ ఫ్రామ్ హోమ్ ఇచ్చేసి. కాబట్టి ఇక మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి నెల ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనుకున్నారో ఏంటో మరి, అది ఎలా కంటిన్యూ అవుతూ వస్తుందండి.
ఓకె. ఓకె. హుహు. హ్మ్. అవును. అవును. ఫస్ట్ స్పేస్ రెంట్‌కి తీసుకొని చైర్స్, క్యూబికల్స్. యాహ్! హ్మ్. యాహ్! మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇక్కడ?
ఆహ్, ఇందులో నేను మొత్తం 8 ఏళ్లు నుంచి చేస్తున్నా. అందులో 4, 5 ఏళ్ళు 8 కాదండి ఇంకా ఎక్కువే, 9 అనుకుంటా. 9 ప్లస్ ఇయర్సు. 4, 5 ఏ 4 నుంచి అంటే, కోవిడ్ నుంచి అండి, ఇంకా వర్క్ ఫ్రమ్ హోమే కంటిన్యూ అవుతూ వస్తుంది.
ఉహూ. అయితే, మీరు ఇలా ఎందుకు ఆలోచించలేదు? నా సాలరీ అయితే నాకొస్తుంది కదా! వాళ్ళ గురించి నాకెందుకు అంటే, ఆహ్, ఆహ్, అలా ఎందుకనిపించలేదు?
మంచి ప్రశ్న అండి. అంటే, శాలరీ కోసమే పని చేసేటట్టుంటే, నాది యాక్చువల్‌గా నాది ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీర్. సో, అందరిలాగా నేను కూడా జీఆర్ఈ, టోఫెల్ రాసి, ఎంచక్కా ఏ అమెరికాకో, లండన్‌కో వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ ప్రశాంతంగా ఉండే. ఆహ్, ఉం ప్రశాంతంగా అని నేను అనలేను కానీ, డబ్బులైతే కొంచెం వెనకేసుకునేవాడిని. ఇందులోకి వచ్చిందే ఒక తృప్తి కోసం, ఆత్మ తృప్తి కోసం ఉన్న పాషన్‌ని ఆహ్, మెరుగుపరుచుకోవటం, పాషన్‌ని ఫాలో అవుతూ ఇ దీంట్లోకొచ్చా అన్నమాట. సో, సౌండ్ ఇంజినీరింగ్ కోర్స్ చేశాను నేను మద్రాసులో. ఆహ్, దాని ద్వారా దీంట్లోకి వచ్చి ఆహ్, ఇదంతా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళం అన్నమాట. అది ఎలా ఉంటుందంటేండి ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఏ ఒక్క రోజు కూడా, ఈరోజు ఆఫీస్‌కి వెళ్ళాలా, సెలవు పెడితే బాగుంటుందేమో! అని నా కెరియర్‌లో ఒక్క రోజు కూడా అనిపించలేదండి. సో, అంటే, పనిని అంత ఎంజాయ్ చేస్తాం అన్నమాట. అందరూ ఆహ్, థాంక్ గాడ్, ఇట్స్ ఫ్రైడే అంటారు. శుక్రవారం కోసం ఎదురు చూస్తూ. నాకు థాంక్ గాడ్ ఇట్స్ మండే అనిపిస్తుందండి. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే. అంటే, అంత బాగుంటుంది మా పని, మేము కలిసి చేసుకునే పని అంత ఎక్సైటింగ్‌గా ప్రతిరోజు ఒక చాలెంజ్స్ వస్తూ హ్మ్, కళ్ళ ముందే ఆహ్, దాని రిజల్ట్ ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తేనండి. మన బాస్ మెచ్చుకుంటాడు, లేకపోతే ఇంకో ఇద్దరు మెచ్చుకుంటారేమో మహా అయితే మిగతా రంగాలలో. ఇక్కడలా కాదు ప్రజలు మెచ్చుకుంటారు. వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ చూసి భలే తృప్తి అనిపిస్తూ ఉంటుంది. సో, అది, అది దాని కోసం పని చేస్తారండి. ఎలాంటి కళలో ఆహ్, ఉన్నవాళ్లైనా ఆర్టిస్ట్‌లైన.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అవునవును. హ్మ్. యాహ్! ఉహూ. ఓకే. చాలా మంచి పని చేసారని చెప్పాలి. ఎందుకంటే, 90 పర్సెంట్ ఆఫ్ ది పీపుల్‌కి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదన్నమాట. చదువుకునేది ఒక కోర్స్ ఉంటది, చేసేది ఇంకొక పని ఉంటది. రెండిటికి సంబంధం లేకుండా. అండ్ ఏవ్రీ డే మార్నింగ్ లేసి ఏడ్చుకుంటూ వెళ్లి, అబ్బా! ఇవాళ చేయాలా! అనే పొజిషన్‌కొచ్చేసారు. సొ, అలా కాకుండా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం జాబ్ సాటిస్‌ఫాక్షన్ ఉండడం అనేది చాలా మంచి విషయమే. అయితే మరి మీకు, మనీ కాంపెన్‌సేట్ అవుతున్నాయా? అంటే, మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే ఉంది.
ఉహూ. నాది కూడా అదే పరిస్థితి. హ్మ్. ఆ! లేదండి. లేదు లేదండి. లేదండి. అంటే, కాంపెన్సేట్ అవ్వట్లేదా అని అంటే, మార్కెట్‌లో మిగతా ఆహ్, ఇండస్ట్రీ స్టాండర్డ్ ప్రకారం ఓకే అండి. అంటే ఇప్పుడు నా స్థాయికి నే నాకున్న ప పొజిషన్‌కి వేరే కంపెనీలు ఎంత ఇస్తున్నారో, మా కంపెనీ కూడా అంతే ఇస్తది. ఆ పరంగా ఓకే బానే ఉంది. కానీ నాకున్న ఆహ్, ఎక్స్పీరియన్స్‌కి ఇప్పుడు నేను నాకున్న ఏజ్‌కి ఆహ్, ఈ వేరే మిగతా వాళ్ళతోటి ఇప్పుడు ఒక, 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఐటీ ఇంజినీర్. లేదా, 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆహ్, ఒక లాయర్, ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంకొక వేరే ప్రొఫెషన్‌లో ఉన్నవాళ్ళతో పోలిస్తే, చాలా తక్కువ అనిపిస్తూ ఉంటుందండి. కానీ, ఇంకా అలా పోల్చుకుంటే మనశ్శాంతి ఉండదు అని చెప్పి ఆహ్, దాన్ని ఆలోచించడం మానేశానండి అంతే.
ఓకే. హ్మ్. ఒకవేళ మంచి కంపెనీ ఆహ్, వచ్చేసి మీ దగ్గరికి మీ స్కిల్స్‌ని చూసి ఆహ్, ఎక్కువ ప్యాకేజ్‌తో నేనిస్తాను. కానీ ఆహ్, ఈ వర్క్ కాదు వేరే వర్కు అంటే చేస్తారా?
ఉహూ. ఆ పని కూడా నా పాషన్‌కి రిలేటెడ్ అయితేనే చేశానండి. నేను ఇప్పటికిప్పుడు నువ్వు కోడింగ్ చేసుకొని <chuckles> ఐటీ ఇంజినీర్ అవ్వమంటే అవ్వనండి, అవ్వలేను కూడా. ఆహ్, అదే ఇప్పుడు నేను, నాకున్న ఎక్స్పీరియన్స్‌ని కన్సిడర్ చేస్తూ, నాకు దానికి తగ్గ పని ఇస్తానంటే ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఉదాహరణకి, నేను రేడియోలో ఉన్నాను. నన్ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు పిలిచారనుకోండి, అప్పుడు బాగుంటుంది. అది కూడా క్రియేటివ్ ఫీల్డే కాబట్టి, రిలేటెడ్ కాబట్టి వ ఖచ్చితంగా వెళ్తామండి అలా, అలా అనుకుంటున్నాను.
<chuckles> యాహ్! యాహ్! యాహ్! హ్మ్. యాహ్! రిలేటెడ్ ఫీల్డ్ కాబట్టి. యాహ్! హ్మ్. సో, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయిపోయినాక. రిమోట్ జాబ్ స్టార్ట్ అయినాక, మీకు కన్వినియన్స్ వైస్, కంఫర్ట్ వైస్ మీకు ఎలా అడ్వెంటేజెస్ ఏముంది?
ఆహా! అడ్వాంటేజెస్ ఉన్నాయి కానియండి, కొన్ని నే సంవత్సరాలు, నెలలు గడిచిన తర్వాత అవే డిసాడ్వాంటేజెస్ అని కూడా హ్మ్, రియలైజ్ అవ్వటం జరిగిందండి. ఉదాహరణకి, పొద్దున్నే లేచి హడావిడిగా వెళ్ళాల్సిన పని లేదు అని చెప్పి ఆహ్, మొదట్లో అది కంఫర్టబుల్‌గా అనిపించినా తర్వాత తర్వాత, అరే! ఒక రోటీన్ లేదేంటి లైఫ్‌లో. ఈ టైమ్‌కి లేవాలి, ఈ టైంకి లాగినై కూర్చోవాలి, ఈ టైంకి వర్క్ చేసుకోవాలి, మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఇది చూసుకోవాలి అనేది లేదు. ఎప్పుడు ఏ అంటే పని ఉంటే ల్యాప్టాప్ ముందు కూర్చోవటం, పనైపోగానే ఆ ల్యాప్టాప్‌ని బంద్ చేసి మళ్ళీ వేరే దాంట్లోకి వెళ్ళిపోవటం. ఇంట్లో పనులు అంటే ఇంకా అది సాధారణం అండి. ఎవరిని తప్పు కూడా పట్టలేము. ఇంట్లో వాళ్ళకేంటంటే ఇంట్లోనే ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడని, ఆ పని ఈ పని అందులో ఇందులో ఇన్వాల్వ్ అవ్వటం ఆహ్, సో ప్రతిదానికి చిన్న హ్మ్, చిన్న చితక బ్రేకులు, టీ బ్రేక్ అని, కాఫీ బ్రేక్ అని, ఆ యు నో అలా నడుస్తూ ఉంటుందండి అది
హ్మ్. హ్మ్. అవును. <giggles> ఓకే. మీరు చెప్తుదంతా వర్క్ ఫ్రామ్ ఆఫీ ఆహ్, ఆఫీస్ ఎంప్లాయీస్‌కి ఒక డ్రీము లైఫ్ తెలుసా? అంటే ఎప్పుడంటే అప్పుడు బ్రేక్ తీసుకోవడము, ఎప్పుడంటే అప్పుడు ఆహ్, అంటే ఇప్పుడు ఇంటి దగ్గర చాలా వర్క్స్ ఉంటాయి. బాంక్ వర్క్ అని, ఆహ్, ఇంట్లో వాళ్ళని ఎక్కడైనా తీసుకెళ్లాలి. సో ఇవన్నీ మీకు వెసులుబాటుగా ఉన్నందుకు మీరు లక్కీ అని ఫీల్ అవ్వకపోవడం నాక్కూడా ఆశ్చర్యంగానే ఉంది.
అవునండి. హ్మ్. అవును. అంటే ఏమవుతుందంటండి మొదట్లో బానే ఉంటుందండి. నేను చెప్పినట్టు ఒక్క సంవత్సరం, 6 నెలలు పర్వాలేదు. 4, 5 సంవత్సరాలోచ్చేసరికి మనం మనకి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత సమయం వృధా చేశామా? అనిపిస్తూ ఉంటుంది.
హ్మ్. ఓకే. అంటే మీకు స్పెసిఫిక్ టైం అనేది ఉండదా? ఇప్పుడు నైన్ టూ ఫైవ్ లాగిన్ చేయాలి. ఈ టైమే కూర్చోవాలి అని.
ఆ ఉన్నాయి. అ అ అన్ ఉండదండి. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ఎలా ఉంటుందంటే లాగిన్ చేయాలి. అటెండెన్స్ వేయాలి. ఒక టైంకి పంచిన్ వేయాలి.
ఉహూ.
కానీ, ఆ తరువాత, పనిని బట్టి మాత్రమే అందుబాటులో ఉంటే సరిపోతుంది. తరువాత ఉండకపోయినా పర్వాలేదు. అలాగే పంచ్ ఔట్ కూడా ఒక పర్టిక్యులర్ టైంలో చేయొచ్చు. అది ఫోన్‌లో నుంచి చేసేస్తూ ఉంటాం అందరం.
ఓకే. ఓకే.
ఆ! అయిమ్ సో ఈ ఈ మధ్యలో మీరు ఉన్న లేకపోయినా పని చేసినా చేయకపోయినా ఎవరు అడిగేవాళ్ళు ఉ ఉండటం లేదు. అలాగని అంత పని ఉందా అంటే, అంత పని కూడా ఉండదండి. నిజాయితీగా మాట్లాడాలంటే అది ఎట్లాంటే క మ్ అది నడిచిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటేనండి ఇందులో, <sniffs> కలిసి పని చేసుకొని ఒక దగ్గర ఒక ఆఫీస్‌లో ఉన్నామనుకోండి, మా అంతట మేము డిస్కస్ చేసుకొని ఇంకేం చేద్దాం <smacks lips> కొత్త ఐడియాలు ఏమొచ్చాయి. మనం ఎలాగా బెటర్‌గా ప్రోగ్రామింగ్ ఎలా చేయా ఇంకేం బెటర్ చేయొచ్చు, మన పాటలు ఎలాంటి పాటలు బెటర్ చేయొచ్చు. హ్మ్. సినిమాలు ఏమి
ఓకే. ఉహూ. హ్మ్. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండ్ సోషల్ స్కిల్స్ కూడా కొంచెం తగ్గుతాయేమో? ఎందుకంటే డైలీ ఇంట్లోనే ఉండి. ఆహ్, కొలీగ్సు ఈ కల్చర్ అనేది మొత్తం మిస్ అయిపోతున్నారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి యాహ్!
తప్పకుండా అండి. హ్మ్. హ్మ్. తప్పకుండా అండి. అవును. అవునండి, అవునండి.
ఆ! ద అది కూడా ఒక పెద్ద డిసాడ్వాంటేజ్ అనే చెప్పాలి.
సో ఖచ్చితంగా, ఖచ్చితంగా. అది కూడా ఒక డిసాడ్వాంటేజే. అసలు ఇదంతా ఓకే. పూర్తి స్థాయిలో ఆ ప్రోగ్రామ్ మీదే పడుతుందండి. అంటే ఇదివరకేంటంటే మేము ఆన్ ఎయిర్ అనేది మేము లైవ్‌గా మానిటర్ చేస్తూ ఉండేవాళ్ళం. ఏది బావుంది? ఏది బాలేదు? అప్పటికప్పుడు మేము మ్ మోడిఫై చేసుకుంటూ, మార్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ అవకాశం లేదు. మనకు తెలిసిందే ఎఫ్ ఎం రేడియోలు ఓన్లీ కార్‌లోనే హ్మ్. వింటూ ఉంటాం. లేదంటే మనకు ఒక డి డివైజ్ అంటూ ఏమి ఉండదు. ఫోనుల్లో కూడా రావట్లేదు ఈ మధ్యలో. కాబట్టి
హ్మ్. యహ్! అవును. ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్స్ ఉండేవి కదా! మైక్రో మాక్స్ ఇట్లాంటివి వాటిలల్లో ఉండేది. యహ్! నేను వినేదాన్ని అలా గుర్తుంది నాకు ఎఫ్ ఎం రేడియో.
ఉండేది. అవును, అవును. హ్మ్. హ్మ్. ఆహా! అవును, అవునండి. సో, ఇప్పుడు అలాంటి వెసులుబాటు లేదు. అలాంటి అవకాశం లేదు. ఒకవేళ తప్పు జరిగిపోతే జరిగిపోయింది. ఇంక అంతే దాన్ని మళ్ళీ ఆహ్, అయినా చూసుకొని సరిచేసుకునే ఇది లేదు, ఉండడం లేదు. సో, ఇలా చాలా రకాలుగా ఆహ్, ఏమంటారు కొంచెం స్థాయి దిగిందని అనుకోవచ్చండి క్వాలిటీ‌లో. ఆహ్, అదే అంటే ఇది నాది ప్రత్యేకమైన రంగం కాబట్టి నేను దీని గురించి మాట్లాడగలిగి చెప్పగలుగుతున్నాను. మీరన్నట్టు రిమోట్ వర్క్ చేసే వాళ్ళకి టిప్స్ ఏమి ఉంటాయి అంటే, నేను మొట్టమొదటిగా చెప్పేదేంటంటే ఖచ్చితంగా ఒక రొటీన్‌ని అలవాటు చేసుకొని తీరాలండి జీవితంలో. లాగిన్ కొట్టి, పంచ్ కొట్టేసి మనం మళ్ళీ పడుకుందాం తర్వాత చూసుకుందాం అని అంటే, ఆహ్, ఇలా చిటికీ వేసి కళ్ళు మూసి తెరిచేలోగా 5 ఏళ్ళు, 10 ఏళ్ళు ఎగిరిపోతాయి. ప్రోగ్రెస్ ఉండదండి. మీరు ఒక రొటీన్‌ని అలవాటు చేసుకొని నిజంగా ఆఫీస్‌లో పని లేదనుకోండి, వేరే స్కిల్ నేర్చుకోడానికి వాడండి ఆ పనిని. కొత్త సర్టిఫికేషన్స్ మీ రెజ్యూ‌మ్‌కి యాడ్ చేసుకోండి. ఒక ఒక రొటీన్‌ని అంటే ఆహ్, ఇంట్లో ఉన్నాం కదా! నైట్ ప్యాంట్లేసుకొని మనం ప క్రు ఏమ షార్ట్స్ వేసుకొని చూసుకుందామని కాకుండా పొద్దున్నే లేచామా! స్నానం చేశామా! కూర్చున్నామా! పని చేసుకున్నామా! ఇంకేదన్నా మనకి పనికొచ్చేవి. ఎందుకంటే ఈ జాబు ఎప్పుడు తీసేస్తాడో తెలీదండి. ఇవాల్టున్న పరిస్థితుల్లో. కాబట్టి మనం ఆ ప్రమాదానికి ఆహ్, దానికి రెడీ‌గా మనల్ని మనం రెడీ‌గా పెట్టుకోవాలి. ఈ రోజు బెంచ్ మీద ఉన్నామా? పింక్ స్లిప్ ఇచ్చి ఇవన్నీ ఎప్పుడైనా ఏ క్షణాలైన జరగొచ్చు. మనం ప్రిపేర్డ్‌గా ఉండాలండి. ఆ! నేను అది చెప్పదలుచుకున్నాను. టిప్స్ అంటే.
యాహ్! ఓకే. ఉహూ. ఉహూ. హ్మ్. లేదు. వచ్చేస్తది ఇంక మొత్తము. యాహ్! హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. అయితే మీరిక్కడ ఈ ఆఫీస్‌లో జాయిన్ అయినప్పుడు, ఏ పొజిషన్‌లో జాయిన్ అయ్యారు. మీకేదైనా ప్రమోషన్ వచ్చిందా? లేకపోతే ఇప్పుడున్న పొజిషన్‌కే జాయినయ్యారా?
వద్ లేదండి వచ్చింది. నేను సౌండ్ ఇంజినీర్‌గా జాయిన్ అయ్యాను. ఆ తరువాత ప్రొడ్యూసర్ అయ్యాను. ఆ తరువాత ప్రోగ్రామింగ్ హెడ్ అయ్యాను. రెండు ప్రమోషన్‌లొచ్చాయి. మధ్యలో.
ఓకే. ఓకే ఓకే. ఇంక్రిమెంట్ పర్సెంటేజ‌స్ ఎలా ఉన్నాయి. పర్లేదా!
యాహ్! పర్వాలేదండి. అంటే ఆహ్, ఒక అంటే నేను జాయిన్ అయినప్పటికీ, ఇప్పటికీ పోలిస్తే ఒక 45 40, 45% ఆహ్, పెరిగుంటుందండి. అంత గొప్పగా ఉండదు. అదే చెప్పాను కదా! ఇక్కడ. <chuckles> సో, యాహ్! అలా, అలా ఉంటుందండి. హ్మ్.
హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. మీ మీరు చెప్పిన టిప్స్ చాలా బాగున్నాయి. మీ మీ రిమోట్ వర్క్ గురించి మీరేమేం చాలెంజస్ ఫేస్ చేసారో, చాలా బాగా వివరించారండి. చాలా మంచి, మంచి విషయాలు తెలుసుకున్నాను. తప్పకుండా మళ్ళీ కలుద్దాం అండి. ధన్యవాదాలు.
అలాగేయి, నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థాంక్ యూ.